అది. హ్మ్. మనకి వెంటనే అది పట్టుకునేలా ఉంటది. ఆ మ్యూజిక్ అదిని. హ్మ్.
అవునవును. తప్పకుండా. ఇవ్వే గాకుండా ఆ మధ్యలో డూయెట్ అనే ఒకా స్కూటర్ ఉండేదండి. 2 వీలర్ బైక్. దానికి గూడా ఒక మంచి సాంగ్ వస్తుండే. కాక పోయిన ఇప్పుడు అదీ గుర్తురాట్లేదు సమయానికి.
మన మెదడు వెంటనే తీసుకుంటుంది. హ్మ్. హుహు. హుహుహు. ఓహ్! ఓకే, ఓకే. హ్మ్. <smacks lips> ఇప్పుడు అప్పటి యాడ్స్‌కీని ఇప్పటి యాడ్స్‌కి ఏవన్నా మార్పులొ‌చ్చాయంటారా? మీరేమన్నా గమనించారా?
హ్మ్. అంటే చాలా మటుకు వచ్చాయండీ. ఈ మధ్య కాలంలో జూసుకుంటే, అసలు యాడ్స్ అనేటివి టీవీలో ఎక్కువగా ఎ ఎయ్యడం కన్నా, ఈ ఓటీటీలో గానివ్వండి, లేకపోతే ఇండైరెక్ట్‌గా సోషల్ మీడియాలో ఈ కంటెంట్ క్రియేటర్స్‌తోనీ ఎక్కువగా మార్కెటింగ్ చేయిస్తున్నారు కంపెనీస్. ఇంకా
హ్మ్. రావట్లేదంటారు, హ్మ్. హ్మ్. ఎక్కువస్తన్నాయి. అవునవును. అవును. సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువైంది అంటారు.
చాలా ఎక్కువగానే ఉన్నది. ఇ ఇంతక ముందు జూసుకుంటే, టీవీలో యాడ్సే ఎక్కువగా జనాలకి ఎక్కేవండి. ఉదాహరణకి అమూల్ యాడ్ చెప్పాను గదా! ఆ జంగిల్ ఒకటి. అమూల్ యా‌డు, ఇదీ స్టార్ట్ అయ్యాకా, వాటి సేల్స్ చాలా పెరిగిపొయ్యాయి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. ఓహ్! హ్మ్.
హ్మ్. అలానే ఈ సింథాలూ, అవ్వే గాకుండా సంతూర్, సంతూర్ అంటే సంతూర్ మామ్ అని ఇలా యాడ్ చేసేవాళ్ళు గదా! అదే. అయితే ఈ యాడ్స్ వల్లా కంపెనీ సేల్స్ అనేటివీ, విపరీతంగా పెరిగిపోయేట్ అమ్ అంతే సేల్సే గాకుండా
అవును. అదీ చాలా ఫేమస్ యాడ్. ఆ! ఎక్కువగా పెరిగినియి. ఇప్పుడూ మీరు గమనించినట్టైతే అమూల్ యాడ్ ఎక్కువ రావట్లేదండి.